హుహు, ఓకె.
అయితే ఇంకా అప్పటినుంచి మనం రాణించామండసల రాజకీయాల్లో ఎప్పుడెప్పుడు ఎవరు ప్రధానమంత్రులు? ఎవరు ముఖ్యమంత్రులు? ఎవరెవరు ఏం తీసుకొచ్చారు? ఎవరు ఆర్థిక మంత్రులు? ఇలాంటివన్నీ బాగా
హ్మ్. ఓకె.
హ్మ్. బ ఇంట్రెస్ట్ండి. అయితే ఈ తప్పు మనకి లేదండి. మిగతావన్నట్లు విఫలం చెందాం. తన్నో, కొట్టేవారని, తన్నేవారు ఇయన్నీ అయిపోయాయండి. ఇలా ఉండగా, ఉండగా 10థ్‌గా ఏదో గట్టెక్కేసేవాడిని. ఏదో ఫెయిల్ అయ్యాం. పాస్ అయ్యామో అయిపోయిందండి.
ఓకె, ఓకె. హ్మ్, హ్మ్. ఓకె. ఫెయిలైయ్యారా 10థ్‌లో?
అవునండి.
ఏ సబ్జెక్ట్ ఫెయిలైయ్యారు? ఎందుకు ఫెయిలైయ్యారండి?
లెక్కలు ఫెయిలైయ్యానండి.
అయ్యా! ఓకె. నాకు ఫేవరైట్ సబ్జెక్ట్ అండి అది.
అవునండి. మీకు సోషల్ నాకు ఫేవరైట్ మీకు కాదండి.
<giggles> నిజంగా. నాకు మ్యాథ్స్‌లో 95 వచ్చినాయని కూడా ఏడ్చానండి. 5 మార్కులు <giggles> తగ్గినాయని.
<giggles> అప్పుడు అయితే మనకి కొంచెం లెక్కల్లో మేము తప్పామండి స్కూల్‌లో. అది విప్లవం చెందామండి. తర్వాత ఏదో ఒక సంవత్సరం మళ్ళీ ఎనక పడిపోయాం. తర్వాత
హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు, ఆ సబ్జెక్ట్ మీరు పాస్ అవ్వకపోవడానికి కారణాలు కుటుంబం ఒత్తిడా? లేకపోతే ఆ టీచర్ నచ్చకా? లేకపోతే అసలా సబ్జెక్టే నచ్చకా?
ఆ! సా కుటుంబం ఒత్తిడిలు అలాంటి సబ్జెక్ట్ నచ్చకండి, రాకండి, ఇంట్రెస్ట్ పెట్టక, భయం.
ఆహా! హ్మ్.
ఎలాగంటే, నాకు చిన్నప్పుడు హ్మ్, లెక్కలు మనకు రావు. ఇంగ్లీష్ మనకు రాదు.
హ్మ్.